అంటే ఫస్ట్ మీ సిట్యుయేషన్ ఏంటి, అసల మీకు ఉన్నా‌ అప్పుడు ఈఎంఐస్ ఉన్నయి, ఎడ్యుకేషన్ లోన్ ఉండచ్చు కొంతమందికి. అన్నీ చూసుకోవాలి మీకేమిటి ఆహ్, కావాల్సినవి, మీ గోల్స్ ఏంటి? మీ ఫైనాన్షియల్‌గా మీరు ఎలా ఉన్నారు? అన్నీ చూసుకున్న దాన్ని బట్టి ఎంచుకోవాలి. ఒకయేళ మీరు మీకు జీతం చాలా ఇంపార్టెంటా అనుకున్నప్పుడు అది చూజ్ చేసుకుంటున్నా, మీరు ఓన్‌గా మీ ప్రాజెక్ట్స్ అంటిప్పుడు ఆఫీస్‌లో పని ఎక్కువ లేదనుకుంటే మీరు ఓన్‌గా మీ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, స్కిల్స్‌ని పెంచుకుంటూ అలా కూడా వృద్ధి అవ్వచ్చు. కానీ ఆహ్, అది ప్రతి ఒక్కరికి అంటే ఇది నేను చూ‌జ్ చేసుకుంది ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు నాది నేను చేయొచ్చు, కానీ చేస్తానో లేదో అన్న గ్యారంటీ లేదు. నా నాకు ఆఫీస్‌లో పని లేదనుకోండి బద్ధకం వచ్చేస్తది. ఎవరు కంపల్సరీ అడగరు కాబట్టి నిక్ నా పర్సనల్‌గా నేను స్కిల్స్ పెంచుకుంటున్నానా లేదా అనేది. అదే నేను ఇప్పుడు
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎవరు అడిగేవాళ్ళు లేరంటే, పుష్ అనేది ఉండాలి కదా! వెనకాల నుండి ఒక చిన్నదో పెద్దదో ఎంత రెస్‌పాన్స్‌బిలిటీస్ ఉన్నా గూడా ఒక చిన్న పుష్ అనేది ఉండాలి.
అవును. అవును. అవును. ఖచ్చితంగా. అందుకని నేను ఇలా, ఇప్పుడు అయితే కంపల్సరీ, ఇప్పుడు నేను ఈ గ్రోత్ ఉన్న కంపెనీ‌లో జాయిన్ అయితే కంపల్సరీ మేనేజర్ అడుగుతాడు, ఏం చేసావ్ అనేది? సో కంపల్సరీ స్కిల్స్ నేర్చుకుంటాను అని అనిపిచ్చింది. ఆ కేరియర్ స్టార్టింగ్‌లో
హ్మ్. హ్మ్. హ్మ్. అలా గ్రోత్ కంపెనీలో చేరినప్పుడు గూడా పని ఒత్తిడి ఎక్కువైతున్నప్పుడు, కంపెనీ అనేది మన కోసం ఆ వర్క్, లైఫు అనేది 2 బ్యాలెన్స్ అయితున్నాయా లేదా అనేది ఆలోచించే కంపెనీలోనే జాయిన్ అవుతారా? లేదు, నేను ఎట్లాగో నాకు పెళ్లి బాధ్యతలు లేవు కాబట్టి ఆహ్, యె ఇట్లా కొంచెం నన్ను ప్రెషర్ పెట్టే కంపెనీ అయినా ఓకే అన్నట్టుగా ఎళ్ళిపోతారా?
ఆ! అవునండి. అవును. నేనె జాయిన్ అయిన కంపెనీ అయితే లేదండి. అది ఇదే మాత్రం కంపల్సరీ చూసుకుంటాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ ఉందా లేదా అనేది, ఆ! చూసుకుంటాను పక్కాగా. దాంతో పాటు ఆహ్, అంటే, కంపెనీ కూడా నన్ను ప్రయారిటైజ్ చేస్తుందా లేదా? అంటే ఇప్పుడు, అప్పుడప్పుడు మనకి ఇప్పుడు ఏ లీవ్స్ ఇవ్వకండా మరీ టాక్సిక్‌గా లేదు కదా అనేది కూడా చెక్ చేసుకున్నాకనే జాయిన్ అవుతాను. అదే సలహా ఎవరికైనా కూడా ఇస్తాను ఇలా చూజ్ చేసుకున్నా సరే మరీ మిమ్మల్ని
హ్మ్. హ్మ్. తప్పకుండా ఉండాలి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఓకే. హ్మ్. హెచ్‌ఆర్‌ని కొంచెం అప్రోచ్ చేసే విధంగా ఉండాలి అని గూడా ఉంటుంది గదా!
అవును.

ఈ రోజుల్లో చాలామంది గుడా చాలా కన్‌ఫ్యూ‌జ్డ్ సిట్యుయేషన్‌లో ఉంటున్నారు. ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాలకెళ్ళి వెళ్ళిపోవాలా? లేదు అంటే, మంచిగా టెక్నికల్‌గా నేర్చుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోవాలా? అట్లాంటి కంపెనీలో చేరాలా? అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరెలా చూస్తారు ఉద్యోగాన్ని?
అవును. అవునండి. నిజానికండి ఈ సిట్యుయేషన్ అనేది నాకు కూడా వచ్చిందన్నమాట. ఎప్పుడైతే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్‌లో వచ్చిందో 2 ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, మంచి జీ
హ్మ్. ఓహ్! చేతిలో 2 ఆఫర్స్ ఉన్నాయి. హ్మ్.
ఆ! ఒకటేమో, కంపెనీ మంచి హై సాలరీ ఉంది, బాగుంది. కానీ ఏంటంటే కొంచెము అది ఏంటంటే ఆహ్, ఎక్కువ పెద్ద కంపెనీ అన్నమాట. నాన్ టెక్నికల్ కాదు, టెక్నికలే. పెద్ద కంపెనీ ఎక్కువ అంటే గ్రోత్ నేర్చుకోవడానికి ఉండదు అన్నమాట ఫస్ట్ ఒక 2, 3 ఇయర్స్ వరకు. అట్లా బెంచ్ మీద ఉండటం. ఆ! ప్రాజెక్ట్ లేటు‌గా వస్తాయి అవన్నీ. అంటే, మా సీనియర్స్‌ని అడిగాను అన్నమాట ఎట్లుంటది? అంటే, ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి కూడా జాబ్స్ వస్తాయి కదా! వాళ్ళని అడిగాను. ఎలా ఉంది అంటే, వాళ్ళు "మేము జాయిన్ అయిన అయినప్పటి నుంచి అంత ఎక్కువ టాస్క్‌లు ఏమి లేవు, ఇట్లా వస్తాం, లాగిన్ అవుతాము. ఏదన్నా పని ఇస్తే చేస్తాం. లేదంటే ఇంటికి వెళ్ళిపోతాము" అన్నట్టు చెప్పారన్నమాట.
హ్మ్. బాగుంది. నాన్ టెక్నికల్ లెక్క అనిపించింది. హ్మ్. ఓహోహో! అందులో ఎక్కువ స్కోప్ ఉండదు. హ్మ్ హ్మ్. అ! ఓకె ఓకె. ఆ! హ్మ్. ఆహ్, అయ్యో! అట్లుంటే మళ్ళీ కష్టం అయిపోదు. త తర్వాత వేరే కంపెనీకి జంప్ అవ్వాలన్నా కూడా మంచిగా దాని మీద ఎక్స్‌పోజర్ ఉండి, మంచిగా లెర్నింగ్ ఉండి ఉండాలి గదా!
ఆ! అవును అవును. అయితే అవునండి. అయితే ఇంకొక జాబ్ ఆఫర్ ఏంటంటే, కొంచెం ఇప్పుడు దీని మీద కంపేర్ చేస్తే ఒక 25% సాలరీ తక్కువ. కానీ, మంచి జాబ్. అంటే, మంచి స్టార్టప్ అన్నమాట. సో చాలా పని ఉంటది, చాలా నేర్చుకోవచ్చు అన్న ఆహ్, అన్నాది అనిపించింది అన్నమాట. అప్పుడు
హ్మ్. హ్మ్. హ్మ్. చాలా నేర్చుకోవచ్చు. హ్మ్. లాంగ్ టర్మ్‌లో పనికొస్తది. తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి వెళ్ళడానికి కూడా కాన్ఫిడెంట్‌గా వెళ్ళొచ్చు.
అవును. అవునండి. అయితే ఆహ్, అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాననమాట. ఏది చూస్ చేసుకుందాం అనే దానికి, ఒచ్చినప్పుడు అందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటి "పిచ్చా! ఏమన్ చెప్పేసి కంఫర్టబుల్ ఉంటది, ఏమైతది? ఎక్కువ సాలరీ ఒస్తది. ఆ! మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు" అని చెప్పారు. కానీ నాకేం అనిపించిందంటే, ఎంజాయ్ చేస్తాను కరెక్టే. కానీ నేనేం నేర్చుకుంటానో, నేర్చుకుంటేనే కదా! నెక్స్ట్ ఎళ్ళాలన్నా, నెక్స్ట్, కెరియర్ అన్నా బాగుంటది. ఇప్పుడు అలా స్టాగ్నెంట్‌గా ఉండిపోతే ఇప్పుడు మార్కెట్‌లో ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయి ఇవేమీ మనకు తెలియవు. అప్పుడు కష్టం అయిపోద్ది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఆ! అనిపిస్తది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఐటీ‌లో చూసుకుంటే కూడా, మేనేజీరియల్ పొజిషన్ ఉంటది, లేదు అంటే డెవలప్‌మెంట్ పొజిషన్ ఉంటది. కొంతమందేమో మేనేజీరియల్ పొజిషన్‌కి వెళ్తారు. ఆ అక్కడ ఎక్కువ టెక్నికల్ డెప్త్, టెక్నికల్ నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటది. ఆ! కొంతమందేమో టెక్ ఆహ్, డెవలప్‌మెంట్ పొజిషన్‌కి వెళ్తారు. కావాలనే చూస్ చేసుకొని వెళ్తారు. ఆహ్, సాలరీ తక్కువున్నా కూడా. కాకపోతే లాంగ్ టర్మ్‌లో ఎర్నింగ్ చూసుకొని వెళ్తారు. అ అట్లా అంటే పరిస్థితుల్ని బట్టి కూడా ఆ రోల్ అనేది, ఎంచుకోవడం అనేది జరుగుతుందా?
అవునండి. అవును. అవును. అంతే‌గా, అవును.

ఆ! అంతే కదండీ! పరిస్థితులు బట్టి కూడా అది వాళ్ళు డెసిషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. ఏది చూస్ చేసుకోవాలి? అవును.
హ్మ్. హ్మ్. ఇంట్లో పరిస్థితులు ఏమన్నా లోన్‌లు, ఇఏంఐలు ఎక్కువ ఉన్నాయి అంటే కావాలి కదా! జీతం అనే చెప్పేసి మేనేజీరియల్ పొజిషన్‌కి వెళ్ళి అలా కూడా జరుగుతూ ఉంటాయి.
ఆ! మేనేజరల్ గాని నాన్ టెక్నికల్‌ గాని చూస్ చేసుకుంటారు. లు వాళ్ళు టెక్నికల్‌లో పొజిషన్‌లో ఉన్నా సరే, కూడా నాన్ టెక్నికల్ చూస్ చేసుకుంటారు. కాబట్టి ఇది మనకి కొంచెము ఆహ్, అది డిపెండ్ మన సిట్యుయేషన్ మీద మనకు ఉన్న దాని మీద. అంటే ఇది ఇప్పుడు రెండిటికీ అండి ఇప్పుడు సుఖవంతమైన శాలరీ వస్తున్నప్పుడు అంటే ఫస్ట్‌లో కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్న కొంచెం బాగా స్టేబుల్‌గా ఉండాలి. ఆ స్టేబుల్‌గా ఉండడం కన్నా ఫస్ట్ ఇప్పుడు అంటే కొంచెం ఆహ్, యంగ్ కాబట్టి కొంచెముడుకు రక్తం ఉంటది. ఇప్పుడే <chuckles> కష్టపడాలి అంటే ఒక్కసారి ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కష్టపడొచ్చు ఇప్పుడే అని. హ్మ్. ఇప్పుడే కొంచెం మొదట్లోనే డీలా పడి ఈ <smacks lips> ఆహ్, స్ నార్మల్‌గా ఉండేదానికి అలవాటు పడిపోతే తరువాత కష్టపడడానికి ఇష్టపడరు కదా!
ఈస్ అంటే మొదట్లోనే ఇట్లాగ ల్ అవును. అవును. అంటే ఒకవేళ గనక ఇప్పుడు పెళ్లి అయి పిల్లలు ఉన్నప్పుడు ఆహ్, ఇదే సిట్యుయేషన్ వచ్చుంటే నేను స్ ఇ ఇది, ఇది చూస్ చేసుకునేదాన్ని.
హ్మ్. ఆ! అప్పుడు కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఆహ్, మొదట్లోనే తక్కువ ఆదాయం తీసుకుంటూ టెక్నికల్‌గా నేర్చుకుంటూ మీరన్నట్టుగానే 2, 3 సంవత్సరాల తర్వాత ఆశగా వస్తది మంచి పొజిషన్ వస్తది అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తర్వాత తీరా చూస్తే ఆ డొమైన్ అనేది దానికి తక్కువ చాన్సేస్ అయిపోతూ ఉంటాయి.
అవునండి. అవునవును. అలా ఉన్నప్పుడేంటంటే మనము ఇ
ఆ! అప్పుడు డిసాల్వ్ అయిపోతూ ఉంటది. అట్లాంటప్పుడు ఏం చేస్తారు?
అవును. అలాంటప్పుడేంటంటే అండి. మనం ఎప్పటికప్పుడు మార్కెట్‌లో ఇలాంటి స్కిల్స్‌కి డిమాండ్ ఎక్కువ ఉంది అనేది. అంటే మనిషి అనేవాడు నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ
హ్మ్. ఆ! అంటే చదువుకొని ఉద్యోగం రాగానే సరిపోదూ, ఉద్యోగం చేస్తూ కూడా ఇంకా నేర్చుకుంటూ ఉండాలంటారు.
ఆ! చద్ చదువుకుం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ ప్రతి 3 నెల్లకి
అంటే మీరు చెప్పినదాన్ని బట్టి ఒక్కదాని మీదనే ఆశలు పెట్టుకోవద్దు. 2, 3 అనేవి దారులు చూసుకుంటూ ఉండాలి అంటారు.
అవునండి. అంటే నేను ఎప్పుడు ఏది నమ్ముతానంటే అండి ఇప్పుడు ఒక ఒక్క కంపెనీ నీకు 10 స్కిల్సున్నాయనుకోండి, ఆహ్, అప్పుడు నీ కంపెనీకి నీ మీ నీ ఉన్న చూస్ చేసుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది వాడికి.
హ్మ్. హ్మ్.

హ్మ్. హ్మ్. అవును.
ఒకటే. అంటే ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు ఏ అనే ఒక స్కిల్ ఉంది. బి అనే ఒక స్కిల్ ఉంది. సి అనే ఒక స్కిల్ ఉంది. కంపెనీకి 3 కావాలి. కాబట్టి ముగ్గురు వ్యక్తుల్ని తీసుకుంటుంది. అదే ఒక పర్సన్‌కి ఏ బి సి ఈ 3 వస్తే ఈ మూడిటికి అంటే ఎంతో ఎంతో కొంత ఉపయోగపడతాడు. ఇందులో ప్రాబ్లమ్ ఇందులో ప్రాబ్లమ్ అయితే ఇందులో మూడిట్లో ఉపయోగపడతాడు అని ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని కంపల్సరీ తీసుకుంటారు. కొంచెం ఇప్పుడు ఈ ముగ్గురికి ఉంది ఇప్పుడు కం
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే హ్మ్. హ్మ్. హ్మ్. అవును. కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు ఎక్కువ వస్తున్నా గూడా ఒక్కోసారి, జీతం ఎక్కువ వస్తున్నా గూడా ఆహ్, ఆ జీతము సాలరీ బ్రేక్ అనేది చూసుకోవాలి అని గూడా అంటారు. జీతం ఎక్కువ వస్తుంది అనగానే సంబరపడిపోవద్దు. సాలరీ బ్రేక్ చూసుకోవాలి. ఎంత కటింగ్స్ అయితున్నాయో చూసుకోవాలి. ఆహ్, అలె అందులో ఏది చూసుకోవాలి అంటారు ముఖ్యంగా ఆ బ్రేక్ డౌన్‌లో?
అవును. అవును. అది క కంపల్సరీ ఎందులో అయినా సరే చూసుకోవాలండి. అంటే మనకి ఇప్పుడు కొన్ని కొన్ని అయితే మనం చూసుకుంటే వేరియబుల్ పే అని చెప్పి ఇస్తున్నారు సాలరీ‌లో. ఆ వేరియబుల్ పే అనేది ఇస్తే ఇస్తారు లేదంటే లేదు.
హ్మ్. హ్మ్. ఆ వేరియల్ పే వేరియబుల్ పే అంటే? అసలు.
అంటే ఇప్పుడు మనకు సీటీసీ కాకుండా ఇది మీరు ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్‌గా ఇస్తారన్నమాట. అది మనకు వస్తే వస్తుంది లేదంటే రాదు.
హ్మ్. హ్మ్. ఓహోహో! అ అంటే సాలరీ నుండి కట్ అయిపోతది.
అహా! అంటే మీకు ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఆహ్, అలా ఆ 5,00,000 సాలరీ అని అనుకోండి. అందులో రెండు లక్షలు వేరియబుల్ పే అని చెప్పారు అనుకోండి. మీకు ఫిక్స్డ్ ఎంత 3,00,000 వస్తుంది మీకు సాలరీ. ఈ రెండు లక్షలు అనేది వస్తే వస్తది
హ్మ్. హ్మ్. ఓహ్! ఓహ్! మూడు లక్షలు అనేది 12 నెలలకి డివైడ్ చేసి నెల నెల ఇస్తారు. అంటే మొత్తానికి 5,00,000 కాదు.
ఆ! ఈ ఈ 2,00,000 అనేది మీరు చేసే పని బట్టి వస్తే వస్తది లేదంటే లేదు.
లేదంటే లేదు. ఓహో!
ఆ! ఇవి కూడా చూసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ జాయినింగ్ బోనస్‌ని కూడా సీటీసీ‌లో కలిపే ఆహ్, ఇప్పుడు 6,00,000 అని చెప్తారు అనుకోండి. జ్ విత్ ఇంక్లూడింగ్ జాయినింగ్ బోనస్ అంటారు. అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే జాయినింగ్ బోనస్ జాయిన్ అయినప్పుడే ఇస్తారు. ప్రతి సంవత్సరం ఇవ్వరు కదా!
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహాహ! ఓకే. ఇవ్వరు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు అది కాకుండా పిఎఫ్ అని చెప్పి మెడికల్ ఇన్స్యూరెన్స్ ఆహ్, ఇట్లా ఈఎస్ఐ అని చెప్పి ఏవేవో ఉంటాయి కదా! వాటి గురించి ఎట్లా డెసిషన్ తీసుకోవాలి?
ఆ! అవును. అప్పుడు అవును. అవునండి. అంటే అవి మంచివేనండి. అవి వాటిని ఏ, ఏ అంటే ఇప్పుడు మనకి మెడికల్ ఇన్స్యూరెన్స్ కానీ మన కంపెనీ చేయించేది ఈ ఈఎస్ఐ కాని. ఇప్పుడు బయట హాస్పిటల్లకి ఎంత అవుతున్నాయి మనకి మన ఫ్యామిలీకి ఈఎస్ఐ ఇస్తున్నారు. అంటే మనకి కొంచెం చాలా మంచి బెనిఫిటే అని నేను చెప్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును.